మనందరికీ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అండి, ఇంట్లో పనులుంటయి, మన ఉద్యోగపరంగా బయట పనులుంటయి, ఇంకా రకరకాల పనులు బయట ఉంటాయి. అలాగే, అన్ని పనులతో పాటు మనకి నచ్చిన పనులు అంటే, వాటినే హాబీసంటారనమాట. అయితే, మీకంటూ మీ జీవితంలో ఏమన్నా హాబీసున్నాయా? అలాగే, ఆ హాబీస్‍ని మరియు ఇంట్లో పనులను పనుల మధ్య ఆ సమతుల్యత, ఆ బ్యాలెన్సనేది ఎలా మెయింటెయిన్ జేస్తారు మీరు?
హ్మ్. అవునవును. అవునండి. అంటే హాబీ అయితే ఉంది, బట్ ఆ హాబీ ఎప్పడినించి స్టార్టయిందంటే, నాదీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నించే స్టార్టయింది.
హుహు. ఓకెకె. అంటే, దాదాపు ఎన్ని సంవత్సరాలండి?
ఆహ్, ఒకా 10, 12 సంవత్సరాలనుకోండి. అప్ 12, 13 సంవత్సరాల నించే స్టార్టయింది. మే ఆ! నేనూ ఎక్కువగా ఎక్సైజెస్ చేస్తాను, వ్యాయామాలు.
ఓకే. అద్భుతం. హుహు. ఓకె. ఓకె. ఏ ఏదండి మీ హాబీ? ఓకే. అంటే మీరు ఫిట్నెస్సు ప్ సైడెక్కువుంటారనమాట.
హ్మ్. ఆ! ఫిట్‍నెస్ సైడెక్కువుంటాను. అంటే, ఎలా అంటే నేను చదువుకున్న ఫీల్డ్ గూడా కొంచెం ఆహ్, దాని రిలేటెడే. ఆహ్, సో, నేను ఫిజియోథెరపిస్టు. ఆహ్, హ్మ్.
హుహు. ఓకే. ఓకే. అద్భుతమండి. అంటే, ఎవరికన్నా ఎమన్నా నడుము పట్టిన, కాలు పట్టినా గానీ మీకు, మీకు ఈజీగా తెలిసిపోతుందిమాట. హుహుహు.
ఆ! ఇంకా ఆల్మోస్ట్ అన్నీ. ఇహ ఆహ్, ఆఫ్టర్ సర్జరీ రికవరీ స్టేజంతా ఫిజియోథెరపీదే గదా!
ఓకే. అయితే, మీరూ డాక్టరనమాట.
అవునవును.
అద్భుతమండి. ఓకే.
ఆహ్, అయితే, ఇంకా నేను చదువుకునే టైం లోనే నాకూ ఆహ్, ఆ చదువుకునే దాంట్లోనే తెలుస్తుంది గదా! మనకిప్పుడు పేరెంట్స్‌కి, షుగరు, బీపీ ఉన్నా, ఫస్ట్ కా ఆహ్, కిడ్స్‌కి ఎఫెక్టవ్వడం. ఇవన్నీ మనం చదువుకుంటామాప్పుడు.
హ్మ్. హ్మ్. అవునండి. అవునండి. ఖచ్చితంగా. హ్మ్.
అది ఎలా అంటే, మా మదర్‌కి ఉంది, ఫాదర్‌కుంది. మా ఇంట్లో ఏంటంటే, మెయిన్‌గా ఉన్న ప్రాబ్లమేంటంటే, ఆరోగ్యపరంగా చాలా, చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేశాం మేము చెప్పాలంటే. అమ్మ
హ్మ్. ఓకేకే. అంటే, కొంచము ఆహ్, డీలా పడిపోడము అట్లాంటివై ఉండేదనమాట. ఓకేకే.
హ్మ్. బాగా. అంటే, అమ్మకి, నాన్నకి ఇద్దరికి ఆరోగ్యరిత్యా బాగోదు.
ఓకేకే. అంటే, ఇప్పటికీ అట్లానేనా అండి? బానే ఉన్నారా ఇప్పుడు?
ఆహ్, అసలిప్పటికీ ఇద్దరూ లేరు.
<sucks teeth> అయ్యయ్యో! క్షమించాలండి తే
ఆ! ఆ! అందువల్లేంటంటే, నేను బలంగా ఆహ్, ఫిక్సయిపోయాను. <smacks lips> అంటే, హెల్త్ అనేది ఫస్టు ఆహ్, ప్రయారిటీగా తీసుకోవాలి. ఎందుకంటే, నాకు నేను ఆహ్, హెల్త్‌గా చూసుకుంటేనే గద. ఇప్పుడు నాకొక బాబున్నాడు. ఆహ్, నేను నా బాబుని చూసుకోగలను, ఇదే హస్బెండ్‌ని, ఏదైనా సరే. నాకు నేను మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి అనయితే, నేను ఫస్ట్ నించి అనుకునేదాన్ని. అంటే, పెళ్ళికి ముందు గూడా అనుకునేదాన్ని. ఈ ఇంట్లో సిచ్యువేషన్స్ గానీ, ఏదైనా గానీ, హెల్త్ పరంగా చూసి.
హుహు. ఆ! ఓకే. అవునండి. నిజంగా. అవునండి. హ్మ్. ఆ! అవునండి. మెంటల్ హెల్త్ గూడా, చాలా ముఖ్యమండి మనకి చెప్పాలంటే, నిజం. హ్మ్.
అవునవును. సో, ఇంకప్పుడు నించి, స్టార్ట్ జేశా. అది అనుకున్నాను, బట్, నేనె ఎలా అప్లై చెయ్యగలిగానంటే, నేను ఆ హాస్పటల్‌లో వర్క్ చేసేటప్పుడు, మాది ఫా ఆహ్, ఫోర్త్ ఫ్లోర్.
హుహు. ఓకె. ఓకె.
ఆహ్, సో, నేను 4 ఫ్లోర్స్ ఎక్కేదాన్ని. ఈజీగానే ఎక్కేదాన్ని. బటు
అంటే ప్రతి రోజు మెట్లు ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు అన్నమాట.
అవునవును. నా టైమింగ్స్ కూడా ఎలా ఉండేదంటే, నేను మార్నింగ్ 6 కల్లా లాగిన్ అయిపోవాలి.
అయ్యయ్యో! అంత ఫాస్ట్‌గానండి?
హ్మ్. అవును. అంటే మన మెడికల్ సైడ్ అంటే, మనకి కొన్ని ఉంటాయి కదా! టైమింగ్స్ ఎవరో ఒకళ్ళు ట్వెంటీఫోర్ బై సెవెన్ ఉండాలి. అట్లా ఉండేదన్నమాట.
హ్మ్. ఆ! అ అయితే మీకు కొంచెం ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ అనమాట.
అవును. అంటే నేనే చూజ్ చేసుకున్నా. ఎందుకంటే, పెళ్ళికి ముందు ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ అంటే ఇంట్లో ఒప్పుకోరు, ఏదో ఒకటుంటుంది కదా!
హ్మ్. నిజంగా, నిజంగా. అవునండి. హ్మ్.
సో, ఆ మార్నింగ్ షిఫ్టే అనమాట. అయితే, 4 ఫ్లోర్స్ ఎక్కి దిగేటప్పుడు ఏంటంటే, నాది లెఫ్ట్ సైడ్ మోకాలుంటుంది కదా! అది ఆహ్, మనకి టక్, టక్ సౌండ్ ఒస్తది చూసారా? అంటే, ఈ పెద్దవాళ్ళకొస్తది.
ఆ! ఆ! ఆ! అవునండి. ఎక్కువసేపు కూర్చొని, నిల్చొని అవునండి, అవునండి. హ్మ్.
ఆహ్, అది ఎట్లా అంటే, ఏ మోకాలు అరిగిపోయిన వాళ్ళకి వస్తాది చూసారా? అట్లా సౌండ్ ఒచ్చేదనమాట.
అయ్యయ్యో! అయితే ఏమైందండి మరి? ఏం చేశారు మరి?
నేను అదే అనుకున్నా. ఏంటి నాకు ఈ ఏజ్‌ లోనే నాకు మోకాళ్ళు అరిగిపోయినాయా, ఏంటి ఇంత వీక్‌గా ఉంది, క్రెపిటస్ అదే సౌండ్స్ ఒస్తున్నాయి అని అనుకునేదాన్ని. సో, ఆహ్, ఏంటంటే, మా హాస్పిటల్‌లోనే ఆహ్, వాళ్ళదే వుమెన్ ఫిట్నెస్ అని కూడా ఉంది పక్కనే.
హుహు. ఓకే. అంటే, మీ హాస్పిటల్ వాళ్ళదేనాండి లేకపోతే
ఆ! హాస్పిటల్ వాళ్ళదే. నేను అందులో గూడా ఎట్లా జేశానంటే, ఫిజియోథెరపిస్ట్ కమ్, ఫిట్నెస్ ట్రైనర్‌గా జేశాను. ఒకట్ ఆహ్, ఒక 3 ఇయర్స్.
ఓకే. ఓకే. అంటే మీకు ఆహ్, అంటే మీకు స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజ్ లేకపోతే, అట్లాంటివా?
ఆ! మొత్తం స్ట్రెంథెనింగ్, ఓన్లీ వుమెన్స్. హెల్త్ రిలేటెడ్ వైస్ ఇప్పుడు <smacks lips> వుమెన్స్ అంటే, చాలా మంది ఎలా అంటే హార్మోనల్ ఇంబాలెన్స్, పి‌సి‌ఓ‌డి, థైరాయిడ్ ఇలా ఉంటది గదా! మయోసై ఆహ్, ఒక్కొక్కల కండిషన్ బట్టి ఎక్సైజ్‌స్ డిజైన్ చేసేదాన్నన్నమాట.
ఓకే‌కే. హ్మ్. అవునండీ. అవునండీ. అవునండీ. హ్మ్. ఓకే. ఆద్ అంటే ఒక్కొక్కరికి అంటే, వాళ్ళ బాడీ టైప్ ఎలా ఉంటది, వాళ్ళ వెయిట్ ఎట్లుంటది?
ఆ! మొత్తమంతా మనం అసెస్ చేయాలి. ఇప్పుడు
ఆ! ఓకే. అంటే వాళ్ళు డైట్‌కి గూడ చెప్పేవాళ్ళండి? వాళ్ళకి డైట్ గూడా.
ఆ! డైట్ అనేది సపరేట్‌గా డైటీషియన్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే, రోజు వాళ్ళు ఏం తింటున్నారో రాయించుకొని, దాన్ని బట్టి డైట్ ఇచ్చేవాళ్ళు. నే మేమేం చూసేదాన్నంటే, వాళ్ళకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే, హెల్త్ రిపోర్ట్స్ అడిగేవాళ్ళం. ఆ హెల్త్ రిపోర్ట్స్‌లో ఏం సజ అంటే డూస్, డోంట్స్ ఉంటాయి గదా! ఇండికేషన్స్, కాంట్రా ఇండికేషన్స్ అని. ఆ! సో, అవి చెక్ చేసుకొని వాళ్ళు ఎటువంటి టైప్ ఎక్సైజ్ చేయాలి. ఎటువంటి ఇప్పుడు వాళ్ళు ఆహ్, ఫర్ సపోజ్ వాళ్ళకి ఏమన్నా డిస్క్ ప్రాబ్లమ్ ఉందనుకోండి. ఆ! వాళ్ళు ఆహ్, మనకి ప్రోన్ అంటే ప్రోన్ అంటే, బోర్ల. బోర్లాలో ఆహ్, ఎలాంటివి చేయగూడదు ఎలాంటివి చేయొచ్చు. అట్లా మేము ఆ కండిషన్ బట్టి రాసేవాళ్ళమన్నమాట ఎక్సైజెస్.
ఓకే. హుహు. హ్మ్. ఓకే‌కే. హ్మ్. ఆ! అవును. ప్రోస్ అండ్ కాన్స్ అని అవన్నీ ఉంటాయి గదండీ! హ్మ్. హుహు. ఓకే‌. ఓకే‌కే. అంటే ఓకేకే. అంటే అండి, మనకి డిస్క్ అంటే, మనకి స్పైనల్ కార్డ్‌లో ఉంటాయి అవే కదండీ? ఓకేకే. అబ్బో! చాలా డేంజరస్ అండి డిస్క్ స్లిపయిపోతే.
అవును. అవును. ఇప్పుడు అవును. అది ఏంటంటే, మనకి వెనకాల స్పైనల్ కార్డ్‌లో ఇప్పుడు ల్యామినెక్టమీ డిస్కు ఇట్లా చాలా కండిషన్స్ ఉంటయి. ఇప్పుడు లేడీస్‌కి. సో, మనమది చూసుకోకుండా ఎలాంటి ఎక్ అంటే ఎలా పడితే అలా మావూలుగా ఎక్ససైజ్ చెప్పామనుకోండి, వాళ్ళకి స్ బై ఛాన్స్ ఏమన్నా అయితే, అది చాలా పెద్ద ఇష్యూ అయిపోతది గదా! వాళ్ళకి తెలియకుండా వెయిట్ ట్రైనింగ్ చేసినా
హుహు. అవునండి. అవునండి. హుహు. హుహు. నిజంగా, నిజంగండి.
విగరస్‌గా వెయిట్స్ చేసినా సో, మేమేంటంటే, ఫస్టు ముందు అసెస్ చేస్తామనమాట. వాళ్ళకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? ఇన్‌కేస్ ఉన్నాయి అని వాళ్ళు గనక రాస్తే, అసెస్మెంట్‌లో నెక్స్టు వొచ్చి రిపోర్ట్స్ తీసుకురమ్మనేవాళ్ళం.
అవునండి. హుహు. హ్మ్. ఓకేకే. హుహు. ఓకే. అంటే మీరు ముందుగానే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారనమాట. అంటే, వీళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అంటే దానికి తగ్గట్టు మీరు ప్లాన్ గూడా ఏసేవారనమాట. అద్భుతమండి.
అవును. అవును. అవును. ఏంటంటే 2 బ్యాచెసుంటది. ఫిజియోథెరపీ కమ్ ఫిట్నెస్ అనే ఒక బ్యాచుంటది. నార్మల్ ఫిట్నెస్ ట్రైనర్స్ ఒక బ్యాచుంటది.
హుహుహు. ఓకే.
సో, మేమెక్కువ డిజైన్స్ చేసి ఇట్లా, ఇట్లా అని వాళ్ళకి చెప్తే వాళ్ళు చేయించడం ఇలా ఉండేదనమాట.
ఓకెకె. అద్భుతమండి. అయితే అండి మీకు హ్మ్. హ్మ్.
సో నేనింక అక్కడికెళ్ళి ఇప్పుడు నా కాలు అని చెప్పా గదా! నేను నా ఓన్‌గా నా ఎక్సర్‌సైజెస్ స్టార్ట్ చేశాను. స్ట్రెంతెనింగ్ ఎక్సర్‌సైజెస్.
హ్మ్. హ్మ్. అవునండి. ఓకె. అయితే మీరు దానికంటే ముందేమన్నా ఆహ్, ఎక్స్‌రే లాంటివేమన్నా తీశారా అండి?
ఆ! లేదు ఎక్స్‌రే ఏం తీయించుకోలేదు. బట్ ఇ నాకు జస్ట్ క్రెపిటస్. క్రెపిటస్ అంటే ఓన్లీ సౌండ్సే ప్రాబ్లమ్ నాకు తెలిసింది. అంటే ఆహ్, దానికి ఒకసారి చూద్ అంటే నేనింక అంత ఎక్స్‌రే దాకా వెళ్ళకుండానే ఒకసారి స్ట్రెంతెనింగ్ ఎక్సర్‌సైజెస్ ట్రై చేద్దాం గదా! అనే చిన్న థాట్‌తో వెళ్ళాననమాట.
ఓకే. <sucks teeth> ఓకె. హుహు. ఓకెకె. ఆ! అయితే మరి ఒక హెల్ప్ అయిందా అండి మీకు అదంతా?
ఆహ్ ఆ! హెల్ప్ అయింది నాకు 1 వీక్ 10 డేస్‌లోనే నాకు మొత్తం అసల ఏ సౌండు లేదు ఏం లేదు. మూమెంట్ ఫ్రీగా ఉంది. నాకు స్టెప్స్ దిగుతున్న ఇదివరకు ఉన్నంత ఇంబాలెన్స్ అట్లా ఏమి లేదు.
హుహు. ఓకె. ఓకె. అద్భుతమండి. హ్మ్.
నాకిప్పటికి లేదు. అంటే ఆహ్, 10 డేసే నేను చేసింది. ఆహ్, కంప్లీట్ అంటే ఆ పార్ట్ మటికి. ఇప్పటికి నేను ఆ సిట్యుయేషన్ అయితే ఎప్పుడు మళ్ళీ ర్ ఫేస్ అవ్వలేదు.
హుహు. ఓకె. హుహుహుహు. పోనిలేండి మొత్తానికైతే సంతోషం మీరైతే <chuckles> బాగా అయిపోయారనమాట. అయితే అండి హ్మ్. చెప్పండి. చెప్పండి. ఓకె. హాబీలాగా అది అంటే మార్చేసుకొని అంటే మీ వృత్తి పరంగా అదే అంటే మీ హాబీ పరంగా గూడా ఆల్మోస్ట్ అదే అన్నమాట. ఇంకా చెప్పాలంటే.
హ్మ్. అవును సో ఇంక అప్పడినుంచి హాబీగా పెట్టుకున్నాను. అదే ఇంకా. ఆ! అంటే ఎంత బిజీగా ఉన్నా ఆహ్, మీరిందాక అడిగారు కదా! ఇప్పుడు వర్క్ ఇంట్లో అని సో ఎంత బిజీగా ఉన్నా నేను అంటే ఎక్కువ సేపు కాదు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్.
ఇ హ్మ్. హ్మ్. అవునండీ. అవునండీ. ఓకె. ఓకే. అన్ అంటే, ఇప్పుడు మీరు 10, 15 మినిట్స్ అని చెప్పారు కదా! అయితే ప్రతిరోజు ఈ చిన్న, చిన్న ఈ 10, 15 నిమిషాలు కేటాయించడం, అంటే నిజంగా హాబీ ఫ్లోని ఉంచడానికి సహాయపడుతుందని అంటారా?
అట్లా చేస్తాననమాట. హ్మ్. అవునవును, ఖ ఖచ్చితంగా ఎందుకంటే, నాకు స్టార్టింగ్‌లో కొంచెం బద్దకించేదాన్ని నేను. ఎట్లా అంటే ఆహ్, ఇప్పుడు అబ్బా! రేపటి నుంచి స్టార్ట్ చేద్దాంలే అన్నానుకోండి, రేపు సండే అనుకో అబ్బా! ఇవాళ సండే కదా! రే రేపటి నుంచి స్టార్ట్ చేద్దాంలే ఇట్లా, ఆ ఆ! అట్లా అనుకోని, బద్ధకించిన క్ష ఆహ్, అయితే ఉన్నాయి. బట్, కొన్ని సందర్భాల్లో ఇంకా నా జాబ్ కూడా అదే అయ్యింది గాబట్టి. ఆహ్, మెల్లిగా ఏంటంటే ఇప్పుడు నేను ఆహ్, 6కి కెళ్ళినా కూడా, అక్కడ కూడా చేయ్యొచ్చు మేము. మాకా ఆప్షనుంది.
అయ్యో! ఆ! <giggles> అంటే అంటే, ఫ్రెష్‌గా, ఫ్రెష్ వీకేండ్ స్టార్ట్ చేద్దాం అని అనుకునేవారన్నమాట. హుహు. ఆ! ఓహ్! ఓకే. అంటే మీరు సాయంత్రం ఆఫీస్ అవ్వగానే, లేకపోతే సా పొద్దున మీరు ఎళ్ళగానే కూడా ఓకేకే. అంటే, మీరు అర్ లాగిన్ చేసిన తర్వాత చేయొచ్చా అండి? ఆ లైక్
ఆ! లేకపోతే పొద్దునైనా చేసుకోవచ్చు. మన్ చేయ్యొచ్చు. అంటే, మనకి ఆ టైంలో ఎవరు లేకపోతే, ఒకళ్ళు అక్కడ ఉండి, ఒకళ్ళు ఇటేళ్లి అట్లా చేయొచ్చన్నమాట.
ఓకేకే. అద్భుతమండి.
సో, ఎట్లాగో ఉంది కదా! ఎందుకు అన్నట్టు స్టార్ట్ చేశాననమాట నేను మెయిన్.
హుహుహు. ఓకే, అయితే అండి మీరు ఇందాక, మోకాలు లెఫ్ట్ లెగ్ మోకాలు దగ్గర కొంచెం సౌండ్ ఒచ్చేదని చెప్పారనమాట. అంటే, నాకు ఎప్పటినుంచో ఒక డౌట్ అండి. చిన్నతనం నుంచే డౌటు. అంటే, మనం ఇప్పుడు నకిల్స్ ఉంటాయి కదండీ! చేతులో అది ఇట్లా, ఇట్లా అనుకుంటే టక్, టక్, టక్ సౌండ్ వొస్తాయి అది ద దేనివల్ల అండి నార్మల్‍గా?
హ్మ్. హ్మ్. అవునవును. హుహుహు. అదేమ లోపల గుజ్జు జస్ట్ అదెలా అంటే, అటు, ఇటు ఎళ్ళడం వల్ల మీరనే నకిల్స్ సౌండ్. అది ఏమి ఉండదు. మనకి లోపల ఉండే వాటర్ కంటెంట్ ఆ ఫ్లూయిడ్ అనేది మనకి అటు, ఇటు ఉండడం వల్ల న ఆహ్, ఆ సౌండన్నమాట. దీన్ని మనం ఇప్పుడు నీస్‌లో వచ్చే సౌండ్ నకిల్స్ వేరు. నీస్‌లో వచ్చే, దాన్ని మనము క్రెపీటస్ అంటాం.
హుహుహు. ఓకే. ఓకే అండి హ్మ్. <sucks teeth> ఓకేకే. క్రెపిటస్. ఓకె.
క్రెపిటస్ అంటే, మనకి లోపలొక పటెల్లా అని బోనుంటుంది. ఆ బోన్ దగ్గిర సైనోవియల్ ఫ్లూయిడ్ అంటే గుజ్జు. మనకిప్పుడు మీరు చాలా మటికి వింటారు కదా! మోకాళ్ళలో గుజ్జు అరిగిపోతుంది అని, ఆ గుజ్జు. ఆ గుజ్జుకి ఈ పటెల్లా అంటే, రప్చరవ్వడం వల్ల ఒచ్చే సౌండ్‌ని క్రెపిటసంటాం.
హుహు. ఆ! అవునండి. సైన్ అవునండి. అవునండి. ఓకె. ఓకె. అయితే, మీరిందాకొక పదం వాడారండి సైనోవియల్ ఫ్లూయిడ్ అని. అయితే, సైనోవియల్ ఫ్లూయిడ్‌కి ఇంకా మనకి బోన్ మ్యారోకి ఏమేం డిఫరెన్సుంటాయండి.
అవునవును. ఆ! బోన్ మా అది ఫ్లూయిడనేది జస్ట్ గుజ్జు. బోన్ మ్యారో అనేది మనకి హెడ్డ్. ఇప్పుడు బోన్సుంటయి గదండి, మన తా నీస్‌లో, హివ్ తై బోన్స్. ఆ బోన్ బోన్ మ్యారో అంటే డెన్సిటీ. <smacks lips> మనకి ఆ బోన్‌కున్న డెన్సిటీ అరిగిపోడం వేరు, ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ అంటే, గుజ్జు దెగ్గిర ఇది అవ్వడం వేరనమాట.
ఓకె. హుహు. అవునండి. అవునండి. <sucks teeth> ఓకెకె. ఓకే. ఓకే. ఓకే. అయితే, ఆహ్, మీ డాక్టర్సేంటో అండి అసలు, రకరకాల పదాలు జెప్పేసి అది ఇంగ్లీషో, గాదో అని గూడా డౌట్ దెప్పిచ్చేస్తారనమాట. <giggles>
హ్మ్. <giggles> ఆ! అదే అంటే, దాంట్లోనే చాలా ఉంటయి మనకె. దాని నించి ఒచ్చిన ఆరిజినేంటి, దాని నించి ఒ అంటే, ఆ ఆరిజిన్ నించి వెళ్ళే ఇన్సర్షనేంటి, ఇట్లా చాలా ఉంటాయనమాట. <chuckles>
హ్మ్. ఓకెకె. ఓకేకే. అద్భుతం. అద్భుతమండి. అయితే, మీరు ఇలాగా స్ట్రెంథ్ ట్రైనింగ్ అంటే, వ్యాయామం లాంటివి అంటే, మీ హాబీగా చేస్తుండగా, మీ కుటుంబ సభ్యుల సపోర్ట్ ఎట్లా ఉండేదండి, మీకు ప్రోత్సాహం గానీ, సహకారం గానీ?
<giggles> హ్మ్. హ్మ్. అంటే, పెళ్ళికి ముందూ ఈ ఆహ్, ఒ అంటే, బానే ఉండేది. వాళ్ళేమనేవాళ్ళు గాదసల. అంటే, ఎవరైనా తల్లితండ్రులేమంటారు, మనా హెల్ ఎక్సైజ్ జేస్తుంటే, ఏమనరు గదా! బట్ పెళ్లి తర్వాతా ఎలా అంటే, నేను జాయింట్ ఫ్యామిలీ అనమాట.
హుహు. అవునండి. అవునండి. హ్మ్. ఓకే. హ్మ్.
ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ అంటే, ఒక ఆహ్, మనకి ఉండే టైమింగ్స్ అన్నీ ఆహ్, ఫ్లెక్స్‌బుల్‌గా ఉండవు గదా!
అవునండి. అవునండి.
బట్, ఏంటంటే, మనకి ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంటే, అది బావుంట ఇప్పుడు హస్బెండే అనుకోండి. ఇప్పుడు మా హస్బెండ్ కూడా ఏంటంటే, కొంచెం ఫిట్‍నెస్ సైడే అనమాట. తను బ్యాడ్మింటన్ చేస్తాడు. బాగా ఆహ్, డైట్ బాగా స్ట్రిక్ట్ డైట్ ఇంకా నేనే అసలు ఏమి చేయను.
హుహు. ఓకే. ఓకే. ఓకే. <chuckles> ఓకే. గంటే ఖచ్చితంగా, అది ఏంటది ఆయిల్స్ తినొద్దు, ఫ్యాట్స్ తినొద్దు, షుగర్ తినొద్దు.
ఆ! ఆ! అంటే, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ తను 1-5 తినేది కూడా. ఆస్
అంటే ఎట్లా అంటే, మ ఆహ్, మధ్యాహ్నం 1-5 తప్పించి ఇంకెప్పుడు తినరా?
ఇంక తినడు. అందులోనూ రైస్ అసల, మా పెళ్ళికి ముందు 7 ఇయర్స్ ముందే మానేశాడు. మా పెళ్లి అయ్యేటప్పటికి, 7 ఇయర్స్ ముందే మానేసాడు. అంటే మా పెళ్ళిఅయి, ఆల్మోస్ట్ 8, 9 ఇయర్స్ అయింది. సో ఆహ్
అయ్య బాబోయ్! అంటే, అలాగా ఓకే. అంటే రైస్ అనేది ముట్టరనమాట ఇంకా.
రైస్ తినడు. రైస్‌కి ఆల్టర్నేట్‌గా ఈ కిన్వా మిల్లెట్స్, ఈ రెడ్ రైస్ ఇవి ఉంటాయి చూసారా, అ అవి తీసుకుంటాడన్నమాట.
ఓకేకే. ఓకే. ఓకే. ఆ! అయితే అండి, మనకి 1-5 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీ ఆయన చేస్తారు కరెక్టే. అయితే మార్నింగ్ కానీ, 5 తర్వాత అసలు కాఫీ, టీ అసల, అసల ఏం తాగరా?
హ్మ్. అసలు మామూలుగానే కాఫీ, టీ తాగడు. కానీ ఆత్ ఆహ్, ఏం చేస్తారంటే, బ్లాక్ కాఫీ కంపల్సరీ మార్నింగు.
ఓకే. ఆ! చాలా మంచిదండి అది. హ్మ్.
ఆ! బ్లాక్ కాఫీ ఆహ్, మీన్ వైల్ ఈ 5 తర్వాత గాని బిఫోర్ 1 గాని, ఈ టర్మరిక్ టీ అని ఆహ్, సినిమిన్, బ్లూ పీ, ఆహ్, లెమన్ గ్రాస్ ఇట్లాంటివి ఉంటాయి జూసారా.
హుహు. ఓకే. ఓకే దాల్చిన చెక్క అవన్నీ ఉంటాయి. ఓకే. ఓకే. బ్లూ టీ అంటే ఏంటండి? మనకి.
బ్లూ పీ, శంకు పువ్వులు ఉంటాయి జూసారా. శంకు పువ్వు అంటారు మనకి శివుడికి ఇష్టమైన పువ్వులు.
శంకు పూలు. ఓకే. ఓకే. ఓకే. అంటే వాటితోను గూడా టీ జేయొచ్చన్నమాట.
ఆ! ఆ శంకు పూలు చెట్టు ఉంది ఇంట్ల శంకు పూలు జస్ట్ ఫ్రెష్‌ది కోసుకొచ్చి మనము నీళ్లలో మరిగించుకొని అది
ఓకె. హుహు. ఓకే అంటే, బావుంటదా అండి టేస్ట్?
ఆ! నార్మల్ వాటర్ లాగే ఉంటది. అంటే ఫస్ట్‌లో నాకు అంత ఇట్లాంటివి ఎక్కేవి కావు కాని ఇంకా అలవాటయిపోయింది. <chuckles>
<chuckles> ఓకేకే. ఓకేకే. అంటే ఇది కొత్తగా విన్నానండి. ఖచ్చితంగా ట్రై చేయాలి అయితే.
అవును. ఆ! అది చాలా అంటే వుమెన్స్‌కి చాలా మంచిదని విన్నా. అంటే నేను ఇంకా హ్మ్, పూర్తిగా చదవలేదు దాని గురించి. ఆ మెన్స్‌కి మంచిది కానీ, వుమెన్స్‌కి హార్మోనల్ వైస్ చాలా మంచిదని విన్నాను. సో దాని గురించి చదవాలి. మే నేను గూడా ఏంటి? అనేది.
హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. అయితే ఖచ్చితంగా మీకు రిసెర్చ్ అయితే ఒకటి పెండింగ్ ఉందన్నమాట. <laughs> అయితే తర్వాత 5 తర్వాత ఎట్లా అండి అసలేం జీరో ఫుడ్, జీరో ఫ్లూయిడ్సా?
అవునవును. <chuckles> ఆ! ఆ! అంటే ఫ్లూయిడ్స్ ఉంటాయి. అంటే లిక్విడ్స్ ఉంటాయి. మీకు ఇందాక చెప్పినట్టు. ఇప్పుడు లెమన్ గ్రాస్ టీ అని, లేకపోతే ఆహ్, జీలకర్ర, వాము, ధనియాలు, దాల్చిన చెక్క, మెంతులు అన్నీ నానబెట్టిరు వాటర్ ఉంటాయి, అవి మళ్ళీ వేడి చేసుకొని తాగడం. వాటర్ కంటెంట్ అయితే బాగా ఉంటుంది. మనకి షుగర్స్, సాలిడ్స్ ఉండవు.
హ్మ్. ఓకే. హ్మ్. ఓకేకేకే. ఓకే. అయితే మీ ఆయన ఇట్లా, ఓకే. అయితే డైరీ ప్రోడక్ట్స్ గూడా ఫు కట్ అన్నమాట మొత్తం.
అవును. మొత్తానికి కట్. సో తన సపోర్ట్ ఉంది గదా! సో నాకు తను నేను చేసుకోవడానికి గూడా నాకు సపోర్ట్ సిస్టమ్ అనమాట. ఎవరు ఏమి అనేవాళ్ళు గాదు.
అయ్యబాబోయ్! అంటే హ్మ్. అద్ అద్భుతమండి. అంటే ఆహ్, మీ బిజీ బిజీ షెడ్యూల్‌లో కూడా అంటే మీ వృత్తి పరంగానే మీ హాబీ కూడా రిలేట్ చేసుకొని చాలా చక్కగా అంటే మీరు రోజువారీ 10, 15 నిమిషాలు చేసిన స్ట్రిక్ట్‌గా చేస్తూ దానికి తగిన సపోర్ట్ గానీ, దానికి తగిన సహకారం గానీ, దానికి తగిన ఫుడ్ గానీ, ఎలా వాడాలి, ఎలా చేయాలని చాలా గొప్పగా జెప్పారు. ముఖ్యంగా అండి అంటే మీరు వుమెన్స్‌కి ట్రైన్ చేస్తారు గాబట్టి. ప్రతి ఒక్క వుమెన్ చాలా గ్రేట్ అండి. అంటే అంత హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్‍తో కూడా వాళ్ళ ఇంటిని చక్కబెట్టుకొని ఎప్పడకప్పుడు సైలెంట్‌గా, కామ్‌గా ఉంటూ, అంటే మీ డాక్టర్స్ గూడా చాలా గొప్ప చెప్పాలంటే ఎప్పడకప్పుడు సేవలందిస్తనే ఉంటారు. అద్భుతమండి. చాలా బా అనిపించింది మీతో మాట్లాడి. ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలండి.
<giggles> హ్మ్. థాంక్ యూ అండి. హ్మ్. థ్యాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. మళ్ళీ ధన్యవాదాలు.